ప్రతిరోజు కుటుంబం అన్నాక, చాలా పనులు ఉంటాయండి. అసల ఆ పనుల్ని చెయ్యాలి అంటే, కరెక్ట్‌గా మనం సమయానికి లేవాలి. అలా సమయానికి లేవడానికి, మీరు ఎటువంటి చిట్కాలు ఉపయోగిస్తారు? అలారం ఇలాంటివి ఏదైనా ఉపయోగిస్తారా? లేదంటే మీ అంతట మీరే లేస్తారా?
సో, అలారం‌ అయితే, డెఫినైట్‌లి అందరూ యూనివర్సల్‌గా వాడేతే కదా! సో, నేనైతే
ఆహా! మీరు కూడా అలార‌మేనా?
ఆ! అలార‌మే. అయితే
అంటే, చాలా మంది దగ్గర ఏం విన్నానంటండి, ప్రతిరోజు‌నే సమయానికి లేస్తాను. గాబట్టి, నేను లేచిపోతాను. నాకైతే ఏ అలారంలు, ఏమి అవసరం లేదు అని కూడా అంటారు‌ కదా!
హ్మ్. ఆ! అది ఎలాంటి వాళ్ళంటే, <smacks lips> ఇప్పుడు కరెక్ట్‌గా టైమ్‌కి, 9 అంటే, 9 పడుకున్నారనుకోండి, వాళ్ళకి అలారం అవసరం లేదు. నేచురల్‌గా లేసేస్తారు. కాకపోతే, కొంచెం నైట్ లేటైనప్పుడు మార్నింగ్ మెలుకు రాదు కదా! ఇంకోటి ఏంటంటే, నేను నాది చాలా మొద్దు నిద్ర అనమాట. <chuckles> నా నిద్ర గురించి మాట్లాడాలి ఫస్టు ఎందుకంటే
ఆహా! హ్మ్. నిజంగా. అవునవును. హ్మ్. <giggles> అబ్బా! గాఢ నిద్ర. అయితే, మీ నిద్రలో పక్కన, ఏ దొంగతనాలు జరిగినా, ఏ ఆత్మహత్యలు జరిగినా, ఏం జరిగినా నాకు ఎందుకు అన్నట్టు సుఖంగా పడుకుంటారు.
<giggles> ఆహా! మంచిగా ఒకసారి అయితే, నేను ఒక్కదాన్నే ఇంట్లో పడుకొని ఉన్నాను. మా డాడీ, మా అన్నయ్యొచ్చి డోర్ కొట్టారంట. ఆహ్, అయితే, నేను తి ఎంత గాఢ నిద్ర అంటే, ఒక డెడ్ బాడీతో సమానం అన్నమాట ఇంకా అలా
హ్మ్. హ్మ్. అయ్య బాబోయ్! నిజంగా, నిజంగా పడుకున్నప్పుడు శరీరం నుండి ఆత్మ వేరువుతుంది కదా! మరి నిజంగా మనిషి ఈ నిద్ర, ఈ చావు అనేది నిజంగా దగ్గరగానే అనిపిస్తుందండి. నాక్కూడా, ఇప్పుడు మీరు చెప్తే అదే అనిపిస్తుంది.
అవును. హ్మ్. అయితే, మా డాడీ బాది, బాది, బాది షోల్డర్‌తో, ఈ పోలీస్‌లో వాళ్ళు చేస్తారు కదా! దొంగలని పట్టుకునే దానికి డోర్ విరగొట్టడానికి. షోల్డర్‌తో కొట్టేసి, కింద వాచ్‌మెన్‌న్ని పిలిచి. అయితే, న మ మేము ఫస్ట్ ఫ్లోర్‌ లోనే ఉండే అన్నమాట. ఆ కిటికీ దగ్గర నుంచి వాచ్మన్‌ని ఎక్కిపించి, కట్ ఆ! ఉంది. అమ్మగారు ఉన్నారు అన్నా‌డం‌డే. అయితే, గట్టిగా అరు, గట్టిగా అరు అనిచెప్తే గట్టిగా అరిస్తే, అప్పుడు ఆ! ఏమైంది, ఏమైంది, ఏమైంది అని చెప్పేసి
హ్మ్. హ్మ్. అవునవును. ఆహా! ఇంకా అలా, గట్టిగా మీరు అరిస్తే లేచినప్పుడు చాలా దడగా అనిపిస్తదా? ఒ ఒక్కసారి టెన్షన్‌గా కూడా చాలా అనిపిస్త‌దే?
హ్మ్. ఆ! దడగా నాకు భయమేసేసింది. ఆ! నా‌బ్ హార్ట్ బీట్ అయితే, పెరిగిపోయింది. అసల ఏం జరుగుతుంది అని. తరువాత బయటికొచ్చి డోర్ తీసాక ఇంకా నవ్వుతా ఉన్నారు వాళ్ళు. <chuckles> ఇంకా అప్పుడు కూలయ్యాను అన్నమాట రియాలిటీ‌కొచ్చి అంత గాఢ నిద్ర అన్నమాట.
హ్మ్. హ్మ్. అయ్యో! ఆ! రియాలిటీ‌కి రావడానికి కూడా కొంచెం కొన్ని సెకండ్‌లు పడుతుం‌దే! సెకండ్ లైనా పట్టొచ్చు, నిమిషాలైనా పట్టొచ్చు.
అవును. అవునవును. అయితే‌, ఇం
మీరు ఈ గాడ నిద్ర అంటే, నాకు ఒకటి గుర్తొచ్చిందండి. మీలాంటి వాళ్ళు ఏంటంటే, మధ్యాహ్నం పడుకుంటారు. సాయంత్రం లెగుస్తారు కానీ, అయ్యో! నేను తెల్లవారు లెగిసాను అని కూడా అనువు అనుకునే ఉన్నాయా రోజు‌లు? హ్మ్. హ్మ్.
<chuckles> అవునవును. చాలా సార్లు అయింది. చాలా సార్లు అయింది. మార్నింగా, ఎవెనింగా అనేది కూడా అర్థం కాదు. సో, భలే నవ్వొస్తది అప్పుడు. <giggles>
ఆ! నిజమే. చాలా తికమకగా అనిపిస్తా ఉంటది ఆ సమయంలో.
అవునవును. సో, అంత నిద్ర అన్నమాట. అలాంటిది, మొ చిన్నప్పుడు స్కూల్‌కి వెళ్ళడానికి మమ్మీ వాళ్ళు కొట్టి, తిట్టి ఆహ్, లాగి లేపేంత ఉండే అన్నమాట. ఒకసారి మ్యారేజ్ అయినాక, నా లైఫ్ మొత్తం మారిపోయింది అన్నమాట. ఎందుకంటే, అమ్మగారి ఇం‌టిలో పడుకున్నట్టు ఆహ్, అటు అత్తగారి ఇంట్లో పడుకోలేము. హ్మ్. హ్మ్. <chuckles>
అమ్మో! తప్పదు కదా! తాంతరు. హ్మ్. తన్నడం పక్కన పెడితే, ఆ పనులన్నీ మళ్ళీ మీరే చేయల్సొస్తది. గజిబిజిగా, హడావిడిగా ఇంకా చేయల్సొస్తది. ఇంకా లేట్
అవును. అవునవును. సో, చాలా కష్టమైంది అన్నమాట స్టార్టింగ్‌లో లేవడం. అలార‌మే ఫస్ట్ వచ్చిన సొల్యూషనైతే నాకు అలార‌మే. ఎందుకంటే హ్మ్.
హ్మ్. ఈ అలారం అంటున్నారు కదా! అలారం‌లో కూడా కొంతమంది ఏంటంటే, హడావిడిగా టంగ్ ట, ట, ట, ట, టంగొచ్చిందనుకోండి, నిద్ర అనేది చాలా డిస్టర్బెన్‌స్‌గా అయిపోద్ది కదా! అలా కాకుండా ప్రశాంతంగా ఉండే, అలార్‌మ్స్ కూడా ఉంటాయి కదా! ఎలాంటివి పెట్టుకోవడానికి మీరు ఇష్టపడతారు?
హ్మ్. అవును. నేను మీరు చెప్పినట్టు టన్, టన్, టన్, టన్ అనే అలారం ఇష్టపడతాను. ఎందుకంటే, ప్రశాంతంగా ఉన్నవి నేను లేవను. <laughs> ఇంకోటి ఏంటంటే, నేను సిక్స్ ఓ క్లాక్‌ను పెట్టుకున్నాను అనుకోండి. 6:00కి, సి ఒక్కటే అలారం‌ని నేను ఎప్పుడు నమ్మను. <chuckles> ఓకే. ఒక 2, 3 6:01, 6:02, 6:03, 6:05 ఒక 4 పెడితే ఏదో ఒక అలా రింగ్‌కి లేస్తాను కదా!
అయ్యో! ఆ! ఓకే. ఆ! మీలాంటి మీరు ఎలాగో గాడ అన్నారు గాబట్టి, ఇదే బెస్ట్. హ్మ్. హ్మ్. ఓహ్! ఓకే. అంటే రోజంతా పెట్టుకుంటారేమో అలారం నాకు మీ మాటలు చూస్తే అదే అనిపిస్తుంది. మీకు టంగ్, టంగ్ ఏంటంటే ఆహ్, పెద్ద బిగ్గరగా అంటారు చూడండి అలా వెయ్యలేము.
యాహ్! <laughs> ఒక పెద్ద గ బెల్ తెచ్చి ఇలా కొడితే గాని, ఆ వైబ్రేషన్‌కి ఉలిక్కిపడి లేస్తే అప్పుడు ఒక రింగ్‌కే లేస్తారన్నమాట. అంత గాడ నిద్రన్నమాట. కానీ <clears throat> నేను విన్నానండి. ఇట్లా ఫోర్స్‌ఫుల్‌గా అలారం పెట్టుకొని లేవడం గూడా, మన బ్రైన్‌కి అంత మంచిది కాదు. అది ఒక షాక్ లాగా ఉంటదన్నమాట. <smacks lips> ఏదో డ్రీమ్‌లో ఉంటాం మనము. మైమర్చిపోయి మంచి కలలో సడెన్‌గా రియాలిటీ‌కి లేపేస్తే
హ్మ్. యాహ్! ఆహా! అవు హ్మ్. అవును. నిజంగా. వెళ్తా ఉంటది. నిజంగా ఈ అలారం వచ్చి, కొద్దిగా డిస్టర్బెన్స్ గానే అనిపిస్తది. నిజమే.
హ్మ్. అవును. అయితే హ్మ్.
మరి ముందు రోజు, కొద్ది త్వరగా పడుకునే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదా? అలా చేస్తే ఎప్పుడైనా ఓ య ఒక్కసారైనా సహజంగా లేచారా?
ఆ! లేచాను. ఇన్ అంటే అప్పుడే కొంచెము నాకు మూవీస్ చూసే అలవాటు బాగా ఉంటుడె అన్నమాట. సో, నైట్ ఒక 2 హౌర్స్ ఈజీగా ఒక మూవీ చూసి పడుకునే అలవాటు. అలా గాకుండా అంటే నేను 9:00-11:00 చూసేదాన్ని. ఓకే. అది నేను షిఫ్ట్ చేశానన్నమాట. 7:30-9:30 మూవీ అయితే నేను కాంప్రమైజ్ అవ్వను. కాకపోతే కొంచెం <giggles> ముందుకు పెట్టుకొని
హ్మ్. హ్మ్. ఓకే. మూవీ ముందుకు లాగారు, ఒక 2 గంటలు.
ఆ! అలా, అలా చేసానన్నమాట. కొంచెం బెటర్ అన్నమాట. ఇంక స ఇంక 8:00కి డిన్నర్ చేసేస్తాము. ఎలాగో 2, 3 హౌర్స్ గ్యాప్ ఉంటది గాబట్టి, మరి హెవీ‌గా గూడా ఉండదు ఫుడ్. ఎందుకంటే, మరి హెవీ‌గా ఉన్నా గూడా మార్నింగ్ లెవ్వలేము. కొంచెం మితంగా తినాలి.
నిజంగా. అది సరిగ్గా డైజెస్ట్ అవ్వదు. రాత్రి కూడా ఇబ్బంది పడాలి. నెక్స్ట్‌ డే కూడా ఆ చికాకు అనేది అలాగా కంటిన్యూ గూడా అవుతుంది కొంతమందిలో.
హ్మ్. అవును. సో, ఇదొక్కటి నేను ఈ రీసెంట్‌గా 1 ఇయర్ నుంచి చేసిన చేంజ్ అన్నమాట.
ఓకే. అలవాటు చేసుకున్నారు. దీని ద్వారా కొంచెం, అంటే సహజంగా లేవడానికి కాకపోయినా, కొద్దిగా లేచేటప్పుడు కొద్దిగా ప్రశాంతంగా ఉంటుందయితే.
హ్మ్. ఆ! పర్లేదు. ఆ! పర్లేదు. అలా ఓకే అన్నమాట. సో, తొందరగా పడుకోవడానికి ట్రై చేస్తున్నాను. పోనీ సినిమా అయిపోయింది. అయినా కూడా నాకు నిద్ర పట్టేది గాదన్నమాట. మళ్ళీ ఫోన్ చూసేదాన్ని కొద్ది సేపు. <chuckles> సో అక్కడ మళ్ళి ఒక హాఫ్ అన్ హౌరో, వన్ హౌరో టైమ్ అనేది కిల్ అయిపోతది గదా! ఇంకా ఆహ్, అది ఫోన్‌కయితే ఇంకా మనకి టైమే తెలీదు. ఒక 2, 3 హౌర్స్ గూడా స్క్రోల్ చేస్తూనే ఉంటాము. కాబట్టి ఇంకా నేను ఫోన్ అనేది పక్కన పెట్టడానికి ట్రై చేశాను. ఈ ఆహ్, డిజిటల్ టైము పడుకునే ముందు మంచిది కాదని నేను చాలా సార్లు చదివాను, విన్నాను. ఆర్టికల్స్‌లో.
హ్మ్. హ్మ్. ఇంక అవుతూనే ఉంటది. అబ్బా! మొత్తానికైతే చాలా మార్చుకున్నారనే చెప్పొచ్చు, దీని ద్వారా. ఇంకా మీరు లేస్తారు గదా! మీ పిల్లలకి గానీ, మీ హస్బాండ్‌కి గానీ, వాళ్ళకి కూడా అలారం‌తో లేపుతారా? లేదంటే మీరు ఎలాగో లేచారు కదా! వాళ్ళు కొట్టి లేపడం. మొఖం మీద నీళ్ళు కూడా పోసేస్తా ఉంటారు కదా! అలాంటి ప్రయత్నాలు చేసి లేపుతారా?
అవునండి, అవును. ఎందుకంటే హ్మ్. అవును. ఆ! లేదు లేదు. వాళ్ళు నా అంత మొద్దు నిద్ర గాదు. లేపగానే <chuckles> లేచేస్తారు మిగతా అందరు. యాహ్! యాహ్! యాహ్! అంటే నాది గూడా క్వాలిటీ ఆఫ్ స్లీపింగ్ మంచిగా ఇంప్రూవ్ అయిందండి. ఎలా అంటే ఆ పడుకునే 7 హౌర్స్ అయినా సరే, మంచిగా పడుకుంటే, లేచాక ఫ్రెష్‌గానే ఉంటది. మనం ఫస్ట్రేట్ అయ్యి లేవాల్సిన అవసరం గూడా ఉండదు, తొందరగా పడుకుంటే.
హ్మ్. అయితే మంచి నిద్రే వాళ్ళది. హ్మ్. హ్మ్. నిజంగా అసల. ఓకే. ఈ నైట్ టైమ్ మీరు ప్రశాంతంగా లేద్దాం అనుకుంటున్నారు కదా! <sucks teeth> ముందు రోజు తీసుకునే ఫుడ్డు కూడా దీనిపై ఆధారపడుంటుందా? అంటే ఆయిలీ ఫుడ్డు. మసాలా ఫుడ్. ఎక్కువ తీసుకున్నా సరే నిద్దర రాదు అంటారు గదా! మీ పైన ఎలా ప్రభావితం చూపిస్తుంది ఇది?
కాబట్టి హ్మ్. అవును. అవును. అసలు నేనైతే ఒక్ ఒకసారి ఫుల్ బిర్యానీ తిన్నాను. <giggles> తిన్నాక కరెక్ట్ హాఫ్ అన్ హౌర్‌కి పడుకుందాం అని ట్రై చేశాను గానీ, నాకు ఆహ్, 2 హౌర్స్ నిద్ర పట్టలే తెలుసా! అంటే ఒక పొజిషన్ కంఫర్టబుల్ పొజిషన్ అనేది లేదు. లెఫ్ట్ పడుకున్నా, రైట్ పడుకున్న, స్ట్రెయిట్ పడుకున్నా ఆహ్, మొత్తం బోర్ల అయితే పడుకోలేము. ఎందుకంటే, పొట్ట మీద వెయిట్ పడతది.
హ్మ్. హ్మ్. ఆ మసాలాలు పడుకోనివ్వలేదయితే. లెగు, లెగు, లెగు పడుకోవద్దు అప్పుడే. ఇంక టైమ్ ఉంది ఆగు, ఇంక నీకు టైమ్ ఉంది ఆగని చెప్పి అవి మిమ్మల్ని లేపుతా ఉన్నాయి అయితే.
<chuckles> <chuckles> ఆ! అవును. అయితే అంటే తినొచ్చు. సీ మనం తిన్ తినడంలో తప్పు లేదు. కానీ నేను ఏమి చేసినా తప్పు అంటే ఆ! గ్యాప్ ఉండాలి గదా! తినడానికి. పడుకునే దాన్ దానికి. సో, అలా ఇవ్వకుండా చేసినందుకు అలా అయింది. అప్పటినుంచి అంటే నేను ఆహ్, ఒక 1 ఇయర్ నుంచి మేము టిఫిన్సే చేస్తున్నాము. బ్రేక్ఫాస్ట్‌లో ఆహ్, సారీ డిన్నర్‌లో.
కొంచెం త్వరగా కంటే మంచిది అంటారా? హ్మ్. అవును. ఆ! అది చాలా బెస్ట్. లైట్‌గా కూడా ఉంటుంది. ఆ!
దోసలు గానియండి. ఆ! చపాతీసు, ఇడ్లీ, ఉప్మా. ఉప్మా అయితే ఇంకా మంచిది. <smacks lips> కొంచెం తినేసి ఏదైనా వాటర్ తాగేస్తే ఇంకా సెట్ అన్నమాట. మార్నింగ్ వరకు
ఉప్మా‌లో మరి ఏమైనా వేసుకుంటారా? పల్లీలు అవి కొంచెం మరి పోషకాహారంగా కూడా ఉండాలి కదా!
ఆ! వేస్తాను, వేస్తాను. పల్లీలేస్తాను. అప్పుడప్పుడు లక్సూరియస్‌గా కాజు. ఈ జీడిపప్పులు గూడా ఎస్తాను, నెయ్యేస్తాను, మంచిగా చేస్తానండి. ఎందుకంటే ఉప్మా అంటేనే చాలా బోరింగ్ ఫుడ్డు. అసలు నేను ఇప్పుడు ఉప్మా చేస్తున్నా గాబట్టి నేను తింటున్నా గానీ. మా మమ్మీ చేసేటప్పుడు ఇది ఎవడైనా తింటారా అసలు. ఛీ! నాకొద్దు.
హ్మ్. అయ్యో! పాపం. ఇప్పుడు తప్పక తింటున్నారు. అప్పుడు ఇంకెందుకు నాకు ఇంకో ఆప్షన్ ఉంది కదా! అని అప్పుడు తినలేదు. చాలా తప్పండీ.
తినడం ఏంటి? నేను బయట నుంచి ఎళ్లి తెచ్చుకునేదాన్ని. <chuckles> వేరే టిఫిన్ తెచ్చుకొని తినేదాన్ని. ఇంట్లో ఉప్మా అంటే.
అదే తప్పు అసలు. ఇప్పుడేంటంటే అమ్మ! ఏదో ఒకటి రా నాయనా, లేతే సమయానికి ఏదో ఒకటి అని ఇంకా ఇప్పుడైతే అడ్జస్ట్ అయిపోవాల్సిన రోజులు ఇవి ఇంకా.
యాహ్! యాహ్! సో, ఇంకా ఒక్కొక్కసారి మనకి నైట్ లేట్ అవుతుండే, మళ్ళి మార్నింగ్ తొందరగా లెవ్వాలి. అప్పుడు అది కాంపెన్సేట్ చేయడానికి మధ్యాహ్నం పడుకునే దాన్ని. ఒక 1, 1.5 ఆహ్, ఇంకొకసారి 2 హౌర్స్ కూడా అయిపోతదన్నమాట. సో, మధ్యాహ్నం పడుకుంటే మళ్ళి నైట్ రాదు. అది ఒక సైకిల్ అండి. <chuckles>
నిజంగా. ఆహా! అదొకటుంది. మధ్యాహ్నం మరి పడుకోకుండా ఉండొచ్చు కదా! అలా కూడా ఉండలేరా?
ఆ! మరీ తప్ తప్పదు ఇంక నేను తట్టుకోలేను అనిపిస్తే తప్పితే, ఇప్పుడేం పడుకోట్లేదు. నిద్ర సరిపోకున్నా సరే, ఏదొక పని చేస్తూ లేదంటే, ఏదో ఒకటి చూస్తూ <smacks lips> టైమ్ పాస్ చేసేస్తే, సు ద నైట్ వరుకు, అప్పుడు ఫ్రెష్‌గా పడుకోచ్చు గదా! తొందరపడీ మధ్యానం పడుకొనీ, నైటంతా మళ్ళీ ఫోన్ చూస్తూ, అదంతా చిరాకొచ్చేస్తది మళ్ళీ.
హుహు. అవునవ్ అదీ మళ్ళీ ఇబ్బందే. ఆ నెక్స్ట్ డే పనులు మీద చాలా ప్రభావితం అనేది చూపిస్తంది. ఇప్పుడు ఉదయం మీరు లేస్తా అన్నారు కదా! అలారం పెట్టుకొని, మీరసలు లేవలేదనుకోండి. అలారం రాలేదు, మీ హస్బెండు కూడా మిమ్మల్ని లేపలేదు. అప్పుడు ఆయనింక డ్యూటికి కూడా వెళ్ళకుండా అలా ఇంట్లో ఉండిపోయి మిమ్మల్ని తిట్టిన రోజు అలా ఏమైనుందా?
ఆ! అవును. హ్మ్. హ్మ్. లేదు లేదు. అలా ఏం లేదు. ఎందుకంటే, మనకు ఒక్కసారైతే రెస్పాన్సిబిలిటీ, ఫ్యామిలీ వొచ్చేసిందో ఆహ్, మైండ్‌లో ఉంటదనమాట, లెవ్వాలి, ఇచ్చెయ్యాలి. ముందు రోజు నైట్ నుంచే మనమాలోచిస్తాం. మోనింగ్ టిఫినేం జెయ్యాలీ, ఆహ్, లంచ్‌కేం ప్రిపేర్ చెయ్యాలి, వెజిటెబుల్స్ ఏం కట్ చెయ్యాలి అన్
అంత వరకు జరగలేదా? హ్మ్. ఓకే. హ్మ్. నిజమేనండి. అంటే బాధ్యతాయుతంగా ఉంటే, ఖచ్చితంగా ఈ అలారం కాదు కదా, ఎలా అయినా లెగిసీ ఏదో ఒకటి అవును. చెయ్యకపోతే అని, నిజమే. మీరన్నట్లు ముందులోనే ఆహ్, ముందు రోజు రాత్రి నుంచే చెప్తా ఉంటది ఆ మెదడు కూడా. నువ్వు నెక్స్ట్ డే ఇలా లేవాలి, ఇలా చెయ్యాలి. వీళ్ళకిలా ప్రిపేర్ చెయ్యాలి. లేదంటే, మొత్తము రివర్సయిపోతంది కదా! మీకే ఇబ్బంది మళ్ళా.
హ్మ్. అవును. అవును. నేను ఇంకో చిట్కా ఏం జేశానంటే, 8:00 మేము డిన్నర్ చెయ్యగానే, మేము అలా బెడ్రూమ్ లైటు అన్ని బంద్ చేసేస్తాను. అంటే, డిమ్ లైటొక్కటి ఆన్ జేసీ, జీరో లైటు, మిగతావన్నీ ఆఫ్ చేసేస్తే, మనకీ మెంటల్‌గా మనకి, మనకి సబ్‌కోన్షియస్ మైండ్‌లో ఇంక పడుకునే టైమయింది అని మనకి, మనకి అంటే, పడుకున్నా, పడుకోకున్నా సరే, <smacks lips> లైటనేది ఆఫ్ చేస్తే మనది మనకూ కొంచము ప్రిపేర్ చేసుకుంటది బాడీ పడుకోడానికి.
హ్మ్. హ్మ్. నిజంగా. హ్మ్. మీరన్నట్టు డిమ్ లైట్లు ఉపయోగించడం మంచిది. చాలా మంది ఏంటంటే, జిగ్ జిగ్‌మనే లైట్లు అవి కంటి మీదేంటంటే, ఒచ్చే నిద్రను కూడా తరిమేస్తయి అనమాట. అలాక్కూడ నిద్రపోకుండా ఇబ్బంది పడతారు, మళ్ళీ నిద్దర్రాలేదు అంటారు. మీరు చెప్పినట్లయితే ఈ డమ్ డిమ్ లైట్లు బాగా పనిచేస్తయి.
హ్మ్. అవును. అవునండి. ఇంగ ఒక 1 అవర్ ముందేంటంటే ఏసీ ఆన్ జేసి పెడతాను. కొంచెం కూల్ అవుతది గదా! రూము. ఇంకా హైజినిగ్గుండాలండి మొత్తం బెడ్‌రూం అనేది. కొంచెం గూడా డస్ట్ లేకుండా డ్రైగా బెడ్ షీట్స్ ఎప్పుడివప్పుడు మారుస్తూ చక్కగా బ్లాంకెట్స్ మ ఒక అంటే చూడగానే పడుకోవాలనిపియాలి.
హ్మ్. ఓకె. హ్మ్. నిజంగా పరిసరాలు కూడా నిజమే పరిసరాలు కూడా శుభ్రంగా ఉంటేనే దాన్ని బట్టి మనకు ఒక ప్రశాంతత మన మనసులో కలిగి పడుకోవాలి అనిపిస్తది. మీరన్నట్టు లేకపోతే ఈ మంచం మీద ఏమైనా చిందర వందరగా ఉన్నా లేకపోతే తడి బట్టలు ఏమైనా ఉన్నా గాని ఇంకా చాలా ఇబ్బందిగా అనిపిస్తది. ఆ నిద్ర కూడా సరిగ్గా రాదు. హ్మ్.
హ్మ్. అవును. అవును. అసలు నిద్ర పట్టదు. నీట్‌గా మనం పడుకునే పరిసరాలు నీట్‌గా ఉన్నప్పుడు చాలా ప్రశాంతంగా అనిపిస్తది మంచిగా.
అవును. మనసు కూడా హాయిగా ఉంటుంది. హ్మ్.
ఇంకోటి ఏంటంటే ఆహ్, ఈ స్ ఎయిట్ తరువాత ఒక్కసారి డిన్నర్ జేసాక అసలు వాటర్ జోలికెళ్ళొద్దు అన్నమాట. అంటే వాటర్ తాగకుండా ఉంటే బెటరు.
ఆ! నిజంగా చాలామంది లోటాలు లోటాలు తాగేస్తా ఉంటారు తిన్న తర్వాత. అసలు అది డైజెస్ట్ అవ్వదు. చాలా ఇబ్బంది పడాలి. అసలు మినిమమ్ము ఒక గంట 2 గంటలు గ్యాప్ అయితే ఉండాలండి.
అసలంటే గ్యాప్ కాదు గాని అండి. గ్యా డిన్నర్ తరువాత తాగకపోవడమే బెస్టు. ఎందుకంటే మైడ్ మిడ్ నైట్ వాష్రూమ్‌కి లేవాల్సి వస్తది కదా! మళ్ళి టూ, త్రీ టైమ్స్. యాహ్, సో అలా కాకుండా ఆహ్, మొత్తం ఆఫ్ చేసేస్తే మనకి 7 అనేది కంటిన్యూ‌గా స్లీప్ ఉండాలి. మధ్యలో బ్రేక్ రాకుండా.
హ్మ్. ఆ! అలాగా కూడా లే హ్మ్. అవును. బ్రేక్ రాలేనప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటుంది మీరు చెప్పినట్లు. ఈ పడుకునే ముందు ఈ పరిసరాలు శుభ్రంగా అన్నారు కదా! ఆ సమయంలో ఏంటంటే కొన్ని మ్యూజిక్‌లు కూడా చాలా ప్రశాంతమైన అనుభూతిని కలిగిస్తాయి కదండీ! లైట్ ఎలా అంటే ఓ ఓం ఛాంటింగ్ అని లేదంటే ప్రకృతితో సంబంధించిన వాయిద్యాలు కూడా ఈ మధ్య వస్తున్నాయి. చాలా చిన్నగా మ్యూజిక్ వస్తాయి కదా! అలాంటివి ఏమైనా వినే ప్రయత్నం చేస్తారా ఎప్పుడూ?
యాహ్! హ్మ్. అవును. అవునవును. ఆ! ఇప్పుడు ఫ్యామిలీ వచ్చాక నేను చేయలేదు. బట్ నేను ఒక్కదాన్ని పడుకునేదాన్ని అంతకు ముందు. ఒకలాంటి ఒంటరితనము ఆ లోన్లీనెస్, భయము అలాంటివి ఉండేవనమాట పడుకునే ముందు. అప్పుడు పెట్టుకునేదాన్ని. అవును. ప అప్పుడు పెట్టుకునేదాన్ని చాలా. ఎందుకంటే, మన మైండ్‌ని కామ్ చేయడానికి. ఏదో అయిపోతుంది.,ఏదో జరిగిపోతుంది అనే దాని నుంచి ప్రశాంతంగా నేను సేఫే ఉన్నాను. ఆహ్, నువ్వు ఇప్పుడు రిలాక్స్ అవ్వచ్చు, పడుకోవచ్చు అని నాకు నేను చెప్పుకునే దానికి మ్యూజిక్ తోడ్పడిందనే చెప్పాలి. చ అంటే నేచర్ ఇట్లా వర్షం సౌండు ఆహ్, ఒక చుక్కలు పడుతుంటాయి కదా! వాటర్ డ్రాప్సు వాటి సౌండ్‌లు.
హ్మ్. ఆహా! ఓకే. పెళ్లి కాకముందు. హుహు. అబ్బో! చాలా అవి చాలా అనుభూతి అనేది బావుంటుంది కదా! వెంటనే మనసుకు ప్రశాంతమైన అనుభూతి కలుగుతుంది. ఇలాంటివన్నీ వింటుంటే.
అవును. అవును. అవును. ఇంకా బర్డ్స్ కో కోయిల కుక్కూలు. అలాంటివేంటంటే, మనకి చాలా నేచర్ నేచర్‌కి ఎప్పుడు దగ్గరగా ఉండాలన్నమాట మనము. సో, అలా నేచర్‌వి అలా వింటుంటాను. యూట్యూబ్‌లో చాలా ఉంటాయి. అలా ఓపెన్ చేస్తే నేచర్ వీడియోస్ ఫర్ స్లీపింగ్ అని కొడితే చాలా వస్తాయి. అలాంటివి పెట్టుకొని మనల్ని మనం రిలాక్స్ చేసుకునే టెక్నిక్స్‌ని ఏ చూసుకోవాలి.
హ్మ్. చక్క ప్రశాంతంగా పడుకుంటే హ్యాపీ‌గా సమయానికి లేవచ్చంటారు.
యస్. యస్.
చాలా బాగా వివరించారండి. అసల ఎంత చక్కగా ఉందో నాకు కూడా. ఈ పరిసరాలను చూసారు శుభ్రంగా ఉంచుకొని పడుకోవాలి అన్నారు. ఇది చాలా అద్భుతంగా అనిపిచింది. చాలామంది అలా ఉంటే అలాగే దొర్లుతూ ఉంటారనమాట. చాలా బావుందండి <chuckles> మీతో మాట్లాడడం. మళ్ళీ కలుద్దాం మనం. ధన్యవాదం.
అవును. యాహ్! యాహ్! హ్మ్. షూర్ అండి కలుద్దాం. ధన్యవాదాలు.